హ్మ్.
సో, ఆ టైమ్‌కి మేం బయటికె అంటే అప్పుడప్పుడెళ్తా ఉంటాం. రో అంటే ప్రతిసారి గాదు ఒక 2, 3 మంత్స్‌కైనా ఎళ్తా ఉంటాం. త్రుత్ టూ త్రీ మంత్స్‌కెళ్ళినప్పుడు అంతగా ఏమనిపియదు. ఇప్పుడూ ఇంటికాడ నుంచి పంపిచ్చిన ఆ సేవింగ్సు, అవి చూడ్డానికి గూడా ఏముండదు. సో, మేము అప్పుడప్పుడెళ్తా ఉంటాము. అట్లొకసారి మేము మండికెళ్ళినామన్నమాట. మండికెళ్తే అక్కడ ఏం జేయాలంటే, ఆహ్, ఇప్పుడు 4 మెంబర్స్ ఎళ్ళినాము 4 మెంబర్స్‌ గూడ షేర్ చేసుకున్నాం అన్నమాట మేము. ఒక్కొక్కలికి ఎంత బడుతుంది అనేసి. అయితే, నేను మా ఫ్రెండ్‌కి ఒకలికి జెప్పేసానన్నమాట. అరే! నా దగ్గర లేవు. నేను రానని జెప్పా. డైరెక్ట్‌గా జెప్పేసా. నాకుంటే ఎళ్తాము, ఇప్పుడు నా దగ్గర లేకపోతే ఎట్లెళ్తాము జెప్పండి. వెళ్లి తినేసి వచ్ రాడం కాదు కదా! వాళ్ళు గూడా కట్టుకుంట మనీ అంటే వాళ్లకి గూడా ఇంపార్టెంట్ గదా! సో, నేను వాళ్ళకి ముందే చెప్పేసాను అనమాట. నా దగ్గర లేవు నేను రానురా అంటే "ఏహ్, నేనున్నాగా రారా" పోదామన్నాడు. సరేననేసి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత తినేసం అన్నీ అయి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏం జేసామంటే, ఆహ్, ఇగ నేను అంటే నార్మల్‌గా <smacks lips> అంటే నేను ఒ ఒక్కళ్ళకే జెప్పా 4 మెంబర్స్‌లో. ఇంకో నార్మల్‌గా కూర్చున్నానిగ. "ఏయ్ అరేయ్! మనీ అరే! మనీ ఎవరిది వాళ్ళు స్ప్లిట్ జేసేసి, ఇచ్చేద్దాం రా" అన్నట్టు వాళ్ళన్నారు. సరే రా! అని ఇగ నేన్ అంటే ఎట్లంటే, ఒక బాధగా అనిపిస్తుంది గదా! మన దగ్గర లేనప్పుడు ఉర్కి పోయి ఎళ్లి తింటే. హ్మ్. సరే వేరే వాళ్ళు వాళ్ళకి నే వేరే వాళ్ళు ఇచ్చినా వాళ్ళకి నేను తరువాత ఇచ్చేసినా. ఆ టైమ్‌లో లేకపోవడం నాకు కొంచెం మంచిగనిపియలేదు. నేనందుకనే కొంచెం సైలెంట్‌గా ఏదో తినేసి కొంచెం సైలెంట్‌గా కూర్చున్నాను. ఆ టైమ్‌లో మా ఫ్రెండ్ వెంటనే "అరే! వాడిది నేనే ఇస్తున్నానూ"
అంతే గదా! హ్మ్. ఓకే. అంతే గదండీ! ఎక్కడైనా గూడా. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. హ్మ్. అవును. అవును. అంతే గదా! అంటే మీరసలు, మీ చేతిలో డబ్బులు లేకపోతే, ఆహ్, మొదట వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ స్నేహితులు గాని పిలిస్తే, వాళ్ళేమన్నా మేమిస్తాంలే అన్నప్పుడు, ఇంక వెళ్తారంటున్నారు. అంతే గదా!